మనుషులన్న తర్వాత ఏదో ఒక చిన్నదో పెద్దదో ఒక బలహీనత అనేది ఉంటూనే ఉంటుంది. అటువంటి బలహీనతల్ని మీరు ఎప్పుడన్నా దాన్ని ఆహ్, దాన్ని చూసి భయపడకుండా దాన్నే మీ బలంగా మార్చుకున్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయండి?
హ్మ్. అవునండి. నాకు ఏంటంటే హ్మ్. నా బలహీనత ఏంటంటే ఆహ్, చాలా కోపం ఒచ్చేసిదండి కొన్ని కొన్ని సార్లు. సో దాన్ని నేని ఆ! కోపం ఒచ్చేస్తుంటది. అయితే దాన్ని ఏం జేశానంటే నేను హ్మ్. <smacks lips> ఇలా ఉంటే కుదరదని జెప్పేసి ఒక టెక్‌నిక్ వాడుతూ దాన్ని ఏంటంటే ఆ కోపం తగ్గించేసుకున్నా.
హుహు. ఆ! ఓకే. అంటే ప్రతి చిన్న విషయానికి కూడా కొంచెం కోప్పడుతూ ఉంటారు. ఆహా! ఓకే. ఓకే. ఆహా! ఏ ఏం టెక్‌నిక్ అండి?
ఎలా అంటే? హ్మ్. ఇప్పుడు సడెన్‌గా నాకు కోపం ఒచ్చిందనుకో ఆ క్షణంలో నేను ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వను.
హ్మ్.
రియాక్ట్ అవ్వకుండా ఒక్క నిమిషం ఆగుతానన్నమాట. అసలు ఏంటి ఈ ఇష్యూ ఏంటి? దేనివల్ల ఒచ్చింది? అని ఒక్క నిమిషం నేను నన్ను నేను ప్రశ్నించుకుంటా. ఫస్ట్ చూ
ఓకే. అంటే ఆ ఒక్క నిమిషం ఆగి మీరు కొంచెం ఆలోచిస్తారన్నమాట.
హ్మ్. అవును. ఆలోచిస్తాను. ఇమ్మీడియేట్‌గా ఆన్సర్ ఇవ్వను. ఇప్పుడు ఒక గొడవ జరుగుతున్నా నన్ను ఎవరైనా ఎదుటివాళ్ళు ప్రశ్నిస్తున్నా అప్పుడేంటంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి బదులివ్వను. ఏదో ఒక బ జవాబు లేపోతే ఎదుటివారినేన్ నాదే, నాదే కరెక్టే మీది తప్పు అన్నట్టు విధంగా నేను మాట్లాడనన్నమాట. గ హ్మ్.
ఓకే. అదేలెండి. కొంచెం సేపు ఆలోచించినప్పుడేంటంటే అసలు నిజంగా ఏంటి? ఎ ఎవరిది కరెక్ట్? లేకపోతే మన వైపు ఏదన్నా కొంచెం ఏదన్నా ఉందా మిస్‌టేక్ అనేది తెలుస్తుంది గదా!
అవును. అవును. అవునండి. సో అప్పుడే అప్పుడు అలా ఒక్క నిమిషం ఆలోచించినా నాకేమి అర్థం గాలేదనుకో ఏం జేస్తానంటే ఒక గ్లాస్ వాటర్ దాగేస్తా ఇమ్మీడియేట్‌గా. ఒక గ్లాస్ వాటర్ తాగితేంటే ఆ! అప్పుడేంటంటే ఇంకా మంచి ఆలోచనొస్తుంది. అంటే అల సందర్భాన్ని ఎలా ఫేస్ చేయాలి అన్న విషయం మనకర్థమవుతుంది క్లియర్‌గా.
ఓకే. ఆ! ఓకే. ఇదేదో బావుందే. ఆ! ఓకే. అంటే ఇద్ దీనికెదన్నా ఒక ఎగ్జాంపుల్ ఏమన్నా ఉందా అండి? మీరు ఫేస్ చేసింది. రియల్ ఎగ్జాంపుల్ ఏమన్నా?
అలా గాకుండా మనం హ్మ్. ఆ! ఉందండి. ఉంది. ఒకసారి ఈ విధంగా ఏంటంటే, నేను పనిచేస్తున్న సం ఆఫీస్‌లో ఏంటంటే, అదేంటంటే మేము ఒక సంస్థలో పనిజేసేవాళ్ళం. ఆ సంస్థ ఏంటంటే? ఆహ్, ఈ ఇంజెక్షన్స్ ఉంటాయి గదా! ఈ ఇంజెక్షన్ చేసే కావాల్సిన లిక్విడ్ ఏదైతే ఉందో. అది మేము తయారు చేస్తుంటాం అనమాట. అంటే మందులు, మందులు, మెడికల్. హ్మ్. మెడికల్. సో, మెడికల్ ఫీల్డ్‌లో పనిజేస్తున్నాను నేను. సో, అప్పుడేటంటే దానికి సంబంధించిన టెస్ట్‌లు అవి ఇవి చేస్తుంటాం. అంటే హ్మ్. ప్రయోగాలనేవి మా లాబ్‌లో అనేది నిత్యం అనమాట. ప్రయోగాలనేవి ఉంటుంటాయి.
ఓకే. ఆ! ఆ! ఆ! ఆ! అంటే ఇంజెక్షన్స్ అంటే నార్మల్‌గా మెడికల్‌కి సంబంధించినయంటున్నారా? ఓకే. ఓకే. ఓకే. ఆ! ఓకే. హ్మ్. అవును కదా! ప్రయోగాలు అన్నీ చేస్తూ ఉంటారు కదా! మెడికల్ హ్మ్.
అయితే, ఒకసారి ఏమైందంటే? <clears throat> ఒక ప్రయోగం జేయాలన్నమాట. ఆ ప్రయోగానికి కావాల్సింది ఏంటంటే హ్మ్. ఒక ప్రయోగం. హ్మ్.
అదేనండి. అంటే, ఇప్పుడేంటంటే, ఈ వీటికి సంబంధించిన ఏదైనా కొత్తది ఆహ్, ఒకవేళ ఇవ్వాలన్నా, అంటే జనాలందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నా కూడా, మీగర్ మీలాంటి వాళ్ళు కొంచెం ప్రయోగాలు అవి చేసి, ఆ తర్వాత ఒక స్టేజ్‌కి ఒచ్చిన తర్వాత రిలీజ్ చేస్తారా?
హ్మ్. ఓకే. అవును. వాళ్ళకి కావాల్సిన మందులు ఏవైతే ఉన్నాయో, ఆ మందులు ఏవేవి మంచిగా మరి ఆహ్, ఫ్ తయారు చేసి, ఫార్ములాలు తయారు చేసి వాటిని ప్రొడక్షన్‌లోకి పంపిచి, మరీ డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి రిలీస్ జేస్తుంటారు. అందరూ వాడుకుంటుంటారు. ఇంక ప్రాబ్లమ్ ఏం ఉండదు. సో, దానికా
హ్మ్. అదేనండి. ఓకే. ఓకే. అయితే బ్యాక్ అంటే మనకి ఏదైతే మందులు అవైలబుల్‌గా ఉంటాయో, వాటి ఎనకమాల చేసేవాళ్ళు చాలామంది ఉంటారనమాట పని జేసేవాళ్ళు.
హ్మ్. అవును. ఆ! చాలామంది సైంటిస్ట్‌లు ఉంటారండి. చాలామంది వాళ్లేంటంటే, చాలా సమయం వె కేటాయిస్తారు. చాలా ఓపికగా ఉంటారన్నమాట.
హుహుహు. ఓకే. అంతేలెండి.
అయితే ఇప్పుడేంటంటే ఈ వి ఇక్కడ ఏంటంటే మేము పనిచేస్తున్న సంస్థలో మా డిపార్ట్మెంట్‌లో మె‌యిన్‌గా గావాల్సింది ఏంటంటే ఓపికన్నమాట. నీకు ఎంత ఓపికగా ఉన్నావను ఆ! అవును. అవును. కాకపోతే మరి అది జయించాలి. దాన్ని జయిస్తేనే నీకు ఏంటంటే ఆ ఫైనల్ రిజల్ట్ అంటూ ఒస్తుంది. ఇప్పుడు ఒక టెస్ట్ గాని చేస్తే, ఒక టెస్ట్ జేయాలంటే గనుక పొద్దున్న నుంచి సాయంత్రం వరకవ్వచ్చు. లేకపోతే నెక్స్‌ట్ రోజు వరకవ్వచ్చు. లేకపోతే 36 అవర్స్ గూడా అవ్వొచ్చన్నమాట. అంత పెద్ద, అంత సేపు అవుతుంది టెస్ట్.
హ్మ్. <chuckles> మరి మీకు అది కొంచెం తక్కువ ఉంది అనేసి చెప్పారు గదా! హ్మ్. అవును. నిజమే. హ్మ్. ఓహో! అంటే అంతంత సమయం దాని గురించి వేచి ఉండాలి.
వేచి ఉండాలి. వేచి జూ వేచి జూషె ధోరణి ఖచ్చితంగుండాలి. కరెక్ట్‌గా మళ్ళీ ఏ ఏ సందర్భంలో ఎలాంటి రీడింగ్‌లు ఒచ్చాయన్నది కూడా నోట్‌అవుట్ జేసుకుంటూ ఉండాలన్నమాట.
హ్మ్. ఓకే. ఓకే. అంటే మీరు కరెక్ట్‌గా ఏంటంటే మీ వైపు ఏదైతే కొంచెం నెగెటివ్ లేకపోతే మీ బలహీనత ఏదైతే ఉందో దానికి కరెక్ట్‌గా దాని అపోజిట్‌లోనే కావాలనే వెతుక్కొని మరి జాయినయ్యారా ఆఫీసు?
హ్మ్. హ్మ్. <chuckles> కావాలని జాయిన్ గాలేదు కానీ, నేను ఏంటంటే అక్కడ పని చేయాల్సిన సందర్భం ఒచ్చిందన్నమాట. నాకు అంత అలా అంత ఉంటుందని తెలియదు. ఎందుకంటే
ఆ! ఓకే. ఓకే. అదేలెండి. అదేలెండి. అవసరం ఒచ్చింది, అవకాశం ఒచ్చింది అప్పుడు జాయినయిపోయారు ఇక. హ్మ్.
హ్మ్. జాయినయిపోయాను. జాయినయిన తర్వాత తెలిసిందనమాట. ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ ఏంటంటే, అక్కడ ఏంటంటే పని వేళలు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు ఏంటంటే మనము నిత్యము ఏదోక పని జేస్తూనే ఉండాలి. అంటే ఆహ్, కావాల్సినవి ఇప్పుడు అవి టేస్ట్ హ్మ్ నోట్ జేసుకొడము గాని ప్రిపరేషన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. దానికి కావాల్సినయి. అవన్నీ ప్రిపరేషన్ జేసుకోవడం మళ్ళీ ఎలా ఉంటుందంటే చాలా చిన్న తేడా. ఇప్పుడు, ఇప్పుడు మనం ఒక ఒక గ్రాము వేయ్ జేయాలనుకోండి ఒక గ్రాము కొలవాలనుకోండి ఒక గ్రామే కొలవాలి. ఒక గ్రాము కంటే ఎక్కువ ఒక పావు ఆహ్, 1 గ్రామ్
ఓకే. అవును. అదే. అది నోట్ చేసుకోవడం గాని లేకపోతే కొత్త కొత్తయి హ్మ్. ఓకే. ఆ! అంటే ఒక మిల్లీ గ్రామ్స్‌లో కూడా కౌంట్ చేసుకొని అది కొద్దిగా కూడా హుహు.
ఆ! కౌంటు చేసుకొని కౌంట్ జేయాలా మిల్లీ గ్రామ్స్ కూడా చాలా తేడా డిఫరెన్స్ ఒచ్చేస్తుంది. సో, చూడండి నా పరీక్షకి అగ్ని పరీక్షనమాట ఇది. <chuckles>
అదేలెండి. <chuckles> అదే కదా! మరి మీకెఎప్పుడు అనిపించలేదా ఇది మనకు సెట్ అవ్వదులే ఆగిపోదాం అన్నట్టుగా ఎప్పుడు అనిపించలేదా?
ఆ! ఆ! నిజమే అండి. అంటే ప్రతిరోజు ఎలా ఉండేదంటే దెబ్బ మీద దెబ్బ పడుతున్నట్టే ఉండేదన్నమాట. అంటే అంత చిన్న మైన్యూట్ తేడా కూడా చాలా వేరియేషన్ జూపించేది ప్రయోగంలో. ఆ ఎండ్ రిజల్ట్ చాలా తేడా ఒచ్చేది. సో, ఖచ్చితంగా మనం ఏంటంటే నువ్వు కరెక్ట్‌గా ఎవరీథింగ్ జేస్తే గనుక అప్పుడే అది అనేది ప్రొడక్ట్ అనేది ఫైనల్‌గా దాని మీద ఏ ఏ విధంగా చూపించాలో ఆ విధంగా చూపిస్తుంది. మధ్యలో ఎక్కడన్న కానీ ఇప్పుడు వాటర్ మిక్సింగ్ కూడా ఉంటుంది. వాటర్‌లో డైల్యూట్ జేయాలి గదా ఆ వాటర్‌లో కూడా మనం ఏమన్నా తేడా జేసామనుకోండి ఇక మొత్తానికి ప్రయోగం వికటిచ్చి ఆ రోజంతా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా అదే జేయాల్సి ఒస్తుంది మళ్ళీ నిన్న రాలేదు కదా! ఇవాళ చేయండి అంటాడన్నమాట మా మేనేజర్ హ్మ్. సో, అప్పుడేంటంటే ఇంగా
హ్మ్. బ్బా! ఓకే. ఎండ్ రిజల్ట్‌లో హుహు. ఓకే. <chuckles> ఆ! అంటే మళ్ళీ రిపీటూ. అయ్యోబాబోయ్! అసలు నార్మల్‌గా మీరేంటంటే తక్కువ చిన్న సమయంలోనే కోప్పడిపోతూ ఉండే మనస్తత్వం. మీకు దీనిలో ఒక ఎమ్‌ఎమ్ ఒక మిల్లీ <chuckles> అవన్నీ కూడా మీకు బాగా ఇబ్బంది అయిపోయుంటదిగా?
హ్మ్. అవును. అవును. అవును. <chuckles> <chuckles> అవును. నిజమండి. చాలా ఇబ్బంది పడ్డాను. ఒక నేను అడ్జస్ట్ గాలేని స్టేజ్‌లోకి వెళ్ళిపోయాను ఒక స్టే ఒక సమయంలో. ఎందుకంటే పని వేళల ఒత్తిడి ఒకవైపు. ఇంకో వైపు ఏమో పని ఒత్తిడి చాలా ఒత్తిడన్నమాట. ఆహ్, ఎంతుంటుందంటే హ్మ్. మరి రాకపోతే నీకు రాలేదా అన్నట్టు చూస్తారు. తక్కువగా జూస్తారు. నువ్వు ఎక్కడో తప్పు జేసామంటే ఒకవేళ అన్నీ కరెక్ట్ జేసినా ఆ స ఆ రోజు ఆ రిజల్ట్ అనేది పాజిటివ్‌గా రావాలని లేదండి. ఆ మాషీన్ ఫాల్ట్ అవ్వడం గూడా ఆ ఫాల్ట్ అయితే గూడా ఆ రిజల్ట్ అనేది రాదు.
ఓకే అంతేనండి. ఓకే. కొద్దిగా <giggles> అదేలే ఆహ్, అర్థం అయింది. అప్పుడు అది కూడా మీ మీదే ఏస్తారా?
ఆ! అది గూడా మన మీదే పడుతుంది. ఆ మెషీన్ తప్పుచేసింది. లేపోతే ఆ మెషీన్‌లో వాడే కాలమ్స్ ఉంటాయి గదా! ఆ కాలమ్స్ గూడా కొన్ని కొన్ని సార్లు చెడిపోవచ్చు. అంటే ఈ కాలమ్స్ ఏంటంటే మన వాటర్ ప్యూరిఫైయర్‌లో ఉండే ఆహ్, ఫిల్టర్స్ ఉంటాయి జూసావా? ఈ ఫిల్టర్స్ లాంటివన్నమాట. అందులో చాలా మరి మైన్యూటన్నమాట. చాలా చిన్నవి. ఇంకా యవి అకుకొకు
<giggles> అవునండి. ఓకే. అంటే ఒక చిన్ని చిన్ని మెస్ మెస్‌లాగుంటాయేమో.
ఆ! మే అందులోంచి వాటర్ అనేది లేకపోతే ఈ లిక్విడ్ అనేది పాస్ అవ్వాలి కాబట్టి అది ఎంత చిన్నగుండాలో అర్థం జేసుకోండి. చాలా చిన్నగా ఉండాలి. చాలా సెన్సిటివ్‌గా గూడా ఉంటుందది. అంటే చాలా చిన్న చిన్న వాటిని గూడా డిటెక్ట్ చేసేసి అది స్పైక్స్ రూపంలో ఇస్తూ ఉంటుందన్నమాట. ఇది ఇలా రిజల్ట్ ఒస్తుంది. ఇలా ఒస్తుంది అని ఇవి చేస్తుంది. సో ఈ కాలమ్స్ హ్మ్.
హ్మ్. ఓకే. అదేలెండి. ఓహ్! ఓకే. హ్మ్. అంటే ఆహ్, మొత్తం ఆ రీడింగ్స్ అవన్నీ కూడా దాని నుంచి పాస్ అయిన తరువాత మీకొస్తదన్నమాట.
ఆ! అవును. ఆ కాలమ్సే నిర్ణయిస్తూ ఉంటాయన్నమాట. మొత్తం ప్రయోగాన్ని మొత్తం నిర్ణయించేది ఆ కాలమ్సే. సో ఆ కాలమ్స్ గనక మనం ఏదన్నా రాంగు చేసినా లేకపోతే రాంగ్‌ది ఎంచుకున్నా ఒకవేళ మనం కరెక్టే పెడతాం కాకపోతే ఏంటంటే వాళ్ళు కొన్ని కొన్ని సార్లు ఆ లేబెలింగ్ దానిమీద తప్పేస్తారు. ఆ కాలమ్ లేబెలింగ్.
హుహు. అదేలెండి. హ్మ్. ఆ! ఆ! సరిపోయింది. <chuckles>
లేవు లింక్‌లు తప్పేసినా, గాని మనం కరెక్ట్ అని దిసుకుంటాం. అక్కడొచ్చే వరకు తేడా ఒస్తుంది. మళ్ళీ
హ్మ్. అది మనకి అర్థం అవుతదా? పోనీ రిజల్టొచ్చిన తరువాత అన్న, ఎక్కడ మిస్‌టేక్ అర్థం అవుతుందా. ఓకే.
హ్మ్. అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఎక్కడ తప్పైందని మనకర్థమవుతుంది. అంటే హ్మ్, ఎక్ ఎక్కడిదాకా కరెక్ట్ ఇచ్చింది. ఆ తరువాత అది ఏ విధంగా మారిందన్న విషయం మనకు అర్థమయ్యే, ఎక్కడ తేడా కొడుతుందో, మనం తెలుసుకోగలుగుతామన్నమాట. హ్మ్.
హ్మ్. ఓకే. అదేలెండి. దానికి ముందు దాకా బావుంది. దాని తర్వాత పోయిందంటే, ఆయ్ ఆ పా పా పార్టిక్యులర్ పాయింట్ దగ్గర ఏదో
ఆ! ఆ పార్టిక్యులర్ పాయింట్‌లో, ఏ విధంగా ఉందనేది తెలుసుకొని దాన్ని చేస్తుంటాం. సో, ఇవన్నీ ప్రయోగాలు, అంటే ఇదొక్కటే ప్రయోగం గాదండి. దీనికంటే ముందు కొన్ని, కొన్ని జేస్తుంటాం. చాలా రకాల మెషీన్సుంటాయి. వాటిలో మరి చేయడము, ఇవన్నిటికీ కూడా చాలా ఓపిక, చాలా జాగ్రత్త అవసరమన్నమాట. ఆ! ఏంటి ఇప్పుడు నేను
ఓకే. ఆ! హ్మ్. అదే. మరి దాని గురించేమన్నా ప్రాక్టీస్ కానీ, లేకపోతే యోగ గాని అలాంటివి ఏమన్నా చేస్తూ ఉండేవాళ్ళ?
<laughs> ఆ ప్రాక్టీస్, యోగ జేసే సమయం గూడా ఉండదండి. నేను పొద్దున్న 7కి వెళ్తే, మళ్ళీ రాత్రొచ్చే వరకు 9 అవుతుంది. ఇంగ నాకు మ మొత్తం జర్నీ‌లోనే ప్రాక్టీస్, జర్నీ‌లోనే యోగ అవుతుంటుంది. <laughs> ఈ విధంగా చాలా కష్టపడ్డా.
<chuckles> ఓకే. అయ్యబాబోయ్! హ్మ్. ఓకే. మరి ఫ్రెండ్స్ స్నేహితులు గాని, లేపోతే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందా. ఓకే.
హ్మ్. వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళ సపోర్ట్ అంటే, అక్కడ కొలీగ్స్ నేను ఆఫీస్‌లో కొలీగ్స్ గురించి జేప్తున్నాను. ఆఫీస్ కొలీగ్స్ కూడా చాలా ఒత్తిడిలో ఉంటారు. మరి ఏమన్నా ఉంటే, మాట్లాడతారు మంచిగానే. ఏదైనా అవసరమైతే సలహాలు, సూచనలు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, ఏంటంటే
ఆహా! ఓకే. ఓకే. అదేండి. అదేనండి. ఓకే. అన్ని రకాలుగా కూడా, మీకు ఏదైనా డవుటొచ్చినా, లేకపోతే ఇలాగో కూడా హెల్ప్ చేస్తా ఉంటారు. కానీ, మీకు ఎంత లేదన్నా కూడా, కొద్దిగా మీ ఓపికకి అది పడుతూనే ఉంటుంది కదా! ప్రెజరు?
హ్మ్. జేసేస్తారు. నిజంగా. హ్మ్. హ్మ్. అవును. పాడుతూ ఉంటుందండి. నిజంగా ఓపికం ఓపికకి మీద టెస్ట్ అవుతూ ఉంటది ప్రతిరోజు. నీ ఓపిక ఇంతేనా నెక్స్ట్ రోజు ఇంకా ఓపికొస్తది జూడు అంటదన్నమాట. <chuckles>
ఆ! ఓహ్! ఓకే. అదే. మీరు చేసే టెస్ట్‌లకన్నా, ఆ మెషిన్‌లు లేకపోతే, అవన్నీ కూడా మీ మీద ఎక్కువ టెస్ట్‌లు జేస్తా ఉంటాయేమో అయితే.
అవును. హ్మ్. అవునండి. మన ప్ర మన ఒ మన ఏంటంటే, మన ఒత్ ఇది ఏదైతే ఉందో దీని మీద ప్రయోగిస్తూ ఉంటాయన్నమాట. మన పేషెన్స్ మీద. యెస్. దో
హ్మ్. ఓకే. సో, ఏదైతే మీ బలహీనత దాన్ని బలంగా ఎలా మార్చుకున్నారు?
హ్మ్. సో, ఆ తర్వాత ఏమైందంటే ఆహ్, నాకు ఏంటంటే, ఈ నేనేదైతే చెప్పానో ఈ పేషెన్స్
ఆ! అది షార్ట్ టెంపరన్నారు గదా! హ్మ్.
ఆ! తరువాత పేషెన్సొచ్చేసింది నాకు. ఆటోమేటిక్‌గా నాకు కోపం దగ్గిపోయింది. ఏ ఆ! అలవాటైపోయి నాకు పేషెన్స్ అలవాటయింది. సో, ఈ పేషెన్స్ ద్వారా ఏంటంటే నేను, ఆ సంస్థలో ఒక 1 ½ ఇయర్ వర్క్ చేసేసి, మళ్ళీ బయటికొచ్చేసా. బయటకొచ్చేసి వేరే సంస్థలు హ్మ్, అంటే ప్రీవియస్‌గా ఆ! అలాంటిది రోల్ కాదు. ఈసారి ఏంటంటే, మన కంప్యూటర్‌తోని పనిజేసే రోలన్నమాట.
ఆ! <giggles> అలవాటయిపోయారు. ఓహ్! సూపర్. ఆ! ఓకే. అంటే అలాంటి రోలేనా? హ్మ్. ఓకే. <chuckles> అదేలెండి.
సో ఆ విధంగా నేనయితే ఆహ్, ఇక్కడే ఒచ్చేవరకి కంప్లీట్‌గా డిఫరెన్స్. కాకపోతే ఏంటంటే నాకు సంబంధించిన కొంచెం సైన్స్ ఫీల్డే కాబట్టి నేను చేస్తున్నానన్నమాట. ఇక్కడేంటంటే ఇక్కడ పని ఒత్తిడి ఉంటుంది. కానీ ఏంటంటే పేషెన్స్ నాకంద్ అక్కడలవాటయింది.
అదే. ఓకే. ఓకే. ఆ! మీకు అక్కడ భయంకరమైన పేషెన్స్ అలవాటు అయిపోయింది కాబట్టి మీకు ఇది పెద్ద విషయం కూడా అయ్యి ఉండకపోవచ్చు కదా?
ఆ! అవును. అవును. ఇక్కడ ఎంత అంటే ఎంత చేస్తున్నా గాని ఒత్తిడి పెట్టినా గాని అది నాకు పేషెన్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే హ్మ్. దాన్ని జయించగలిగా. ఎ అలాగే ఏంటంటే మరి క్విక్ రియాక్షన్స్ అనేవి కూడా నేనివ్వడం తగ్గించేసాన్నమాట. ఎందుకంటే నాకు ఓపిక పెరిగింది కదా! అంటే పేషెన్స్ పెరిగింది కదా!
<giggles> ఆ! అంతేనండి. ఓకే. అంటే మీ మేనేజర్ వచ్చేసి ఈ ఇవాళ చేయాల్సిన పని ఇంకా ఉంది. రాత్రి ఉండు అంటే ఆ! ఓకే అని జెప్పేసి చెప్తున్నారా ఇక?
హ్మ్. అవును. అవును. అప్ <giggles> ఓకే. అని చెప్పనులేగ అండి. హ్మ్. నేను ఇప్పుడు వెళ్తాను. నైటు కొద్దిసేపు చేస్తాను లేకపోతే మార్నింగ్ అన్నా ఉదయం ఒచ్చేసి తొందరగా ఒచ్చి చేస్తాను అని చెప్తానన్నమాట. అలా చెప్పినప్పుడు
హ్మ్. ఓకే. ఓకే. అంటే మరి మొహం మీదే ఇక నేను చెయ్యను. నేను ఇంతే అన్నట్టు కాకుండా అదంతా మారిపోయింది.
ఆ! చెప్ప్ చేయను అంటే ఆ! వాళ్ళు ఆహ్, ఆ సమయంలో ఏం జేస్తారంటే చేయను అంటే ఇట్స్ ఓకే లేవే తరువాత చూసుకుందామంటారు గాని, దాన్ని ఎక్కడో మనసులో పెట్టుకొని అది ఎక్కడో చూపిస్తూ ఉంటారు కాబట్టి మనం ఏంటంటే వివేకంతో అన్సర్ ఇవ్వాలి. హ్మ్.
హ్మ్. ఆ! అదేలెండి. అంటే ఏదో ఒక సమయం గురించి మళ్ళీ అదీ కాపాడుకుంటారన్నమాట లోపల దాపెట్టుకుంటారు.
అవును. అవును. దాపెట్టించుకుంటారు కాబట్టి. మనం చేయిమంటే అప్ అప్పుడు అప్పుడు చెయ్యకపోయినా పర్లేదు కానీ కొద్దిసేపు తర్వాత చేస్తాను. లేకపోతే ఇంటికెళ్లి చేస్తాను. లేకపోతే రే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒచ్చేస్తాను అని జెప్పేస్తే ఏంటంటే అద్ వాళ్ళేంటంటే మంచి ఫీడ్‌బ్యాకే ఉంటుంది మన మీద వాళ్ళకి. హ్మ్.
<giggles> అదేలెండి. ఓకే. సూపర్ అంటే మీరు అలాంటి సిచువేషన్స్ ఏమైనా జరిగితే ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవ్వకుండా కొంచెం సేపు ఆగి ఆలోచిస్తున్నారయితే ఇక.
అవును. హ్మ్. ఓపిక కొంచెం ఓపిక అనేది అలవరచుకున్నాం కాబట్టి ఈ ఓపికకు మీద నా పెషే అది టెస్ట్ అవుతుంటుంది కాబట్టి నాకు ఆ అంతి అంతిమ విషయం మరి నాదే అవుతుందని నేను అనుకుంటున్నాను.
అదే. <chuckles> యాహ్! నిజంగా చాలా బావునదండి. అంటే మీకున్న ఏదైతే బలహీనతుందో దానికి తగ్గట్టే మీకు ఒక జాబ్ రావడం గానీ, దాన్ని మీరు చాలా ఓపికతో అలవాటు చేసుకొని మీకున్న బలహీనతను కూడా బలంగా మార్చుకొని చాలా బాగా చేసుకొచ్చారు. హ్మ్. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలు.
ఓకే. హ్మ్. నేను కూడా అండి నా అనుభవాలను మీతో పంచుకున్నాను అనుకుంటున్నాను. ధన్యవాదాలు.